నన్నూ అప్పుడు నాకు లీడరంత నన్ను చేయలేదండి కొంచెం <smacks lips> కొద్దిగా సన్నగా ఉండేదాన్ని. నా వాయిస్ కూడా అంత లౌడ్‌గా ఉండకపోయేసరికి, "నువ్వు అరిసినా పిట్టలా ఉంటదిలే నువ్వేం మాట్లాడకెళ్ళిపో" అని నన్ను కొంచెం <smacks lips> తగ్గించేసేవారు, వేరే వాళ్ళు లీడర్‌గా ఉండేవారు. నేనేంటంటే ఎక్కువ హెల్పరనమాట. హెల్పర్‌గా వాడుకునేవారు నన్నింట్లో ఏవైనా పూలు తేవడం ఇంట్లో ఏవైనా హ్మ్, ఆ! ఆ! అంతే మరి. ఇంట్లో కన్నా బయటే మరి హ్యాపీ.
<chuckles> ఓకె, ఆ! ఆహాహాహా! ఓకె. ఓకె, ఓకె. <laughs> సరే ఏదో ఒక రకంగా ఆటలో ఉంచుకుంటున్నారు గదా అని హ్యాపీ ఫీలయ్యేవాళ్ళ? అయితే ఇప్పుడూ ఆహ్, వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి అట్లా వెళ్తూ ఉంటరు కదా! ఇక అప్పుడు పండగే పండగ. అడ్డూ, అదుపూ ఉండదు.
ఆ! అవునండి అసలు. అవును, మాది అక్కడ పల్లెటూరు ఇంకా అమ్మమ్మాలు అక్కడుంటారు. మరి మామూలుగుండదు. చుట్టూ కొబ్బరి చెట్లుంటయి, మామిడి తోటలుంటయి ఇంక అందులో దూరడం, ఇందులో దూరడం ఆ కాయలు కొట్టడం రాళ్లతో
హ్మ్. ఆ! ఆహా! అత్ దొంగతనంగా కోసుకొచ్చిన, మావిడికాయలు టేస్ట్ బావుంటాది అంటారు గదా!
చాలా బావుంటది అసలన్నీ దొంగ పనులే, ఒక్కటి కూడా తిన్నగుండదు. ఆ దొంగ పనుల్లోనే ఎంత ఆనందం ఉంటాదంటే మనకి ఎవరైనా ఇచ్చిన తినబుద్ధి కాదు. మనం దొంగతనం చేసో, ఏ రాళ్ళతోనో, ఏ కర్రతోనో కొట్టుకొని, తీసుకొని తిన్నివి మాత్రం అమోఘంగుంటయి. హ్మ్. ఆ! వాటికి చిన్న ఉప్పు కారం ఉంటది గదా, ఆ ముక్కలు కోసుకొని, ఆ ఉప్పు, కారం తీసుకొని ఇద్ ఇద్దరిద్దరే, ఇంక రెండో 2, 2, 2 ముక్కలు తినేసి ఇంక అయిపోయేది. తర్వాత ఇంకో చెట్టు మీద పడేవాళ్ళం. జామ చెట్లు కూడా అలాగే ఉండేవి. ఇంక నేరెడి పళ్ళు.
<chuckles> ఆ! హ్మ్. ఆ! చాలా అబ్ అద్భుతంగా ఉంటాయేమో. అవును. హ్మ్. ఓహ్!
నేరేడు పళ్ళు, ఆ చెట్టు ఇంక ఏ చెట్టు కనిపిస్తే ఇంకవ్వే. ఉసిరికాయలు కూడా, <smacks lips> ఇప్పుడంటే ఈ పెద్ద పెద్ద ఉసిరికాయలు గానీ, అప్పట్లో చిన్న ఉసిరికాయలుండేవి. ఆ! అవి ఎంత బావుంటాయింక ఆ చెట్లు దగ్గరికి వెళ్లి దొంగతనం. అన్ని చెట్ల దగ్గరికి వెళ్లడం, కొట్టడం అవి తీసుకోవడం. ఆ! ఇంటికి కూడా మళ్ళీ తీసుకెళ్ళి చూపించేవాళ్ళం.
హ్మ్. ఆ! అప్పట్లో, అదే పప్పు ఉసిరికాయలంటారు. హుహుహు. <chuckles> ఇగ సెలవులొచ్చి మీరు వస్తున్నారంటేనే తోట యజమానులు భయపడిపోతారేమో, అయ్యా! వీళ్ళు హాలిడేస్ వచ్చినయి వీళ్ళొచ్చేసిండ్రు అని చెప్పేసి.
ఆ! కొ

నో.
హ్మ్. అప్పట్లో గాలిపటాలెగిరేసేవాళ్ళా అండి?
ఒకరినొకరు చూస్కుంటా ఉన్నాం. ఆ! ఎగరేసేదాన్నండి. కానీ నా గాలిపటం ఎప్పటికి ఎగరలేదు అది ఏంటో నాకర్థం గాదు. ఎగరలేగన్ తయారు
<laughs> అంటే ఎగిరేయడం, ఇంకొకళ్ళ గాలిపటం తెంపడం ఈ 2 కాంపిటీషన్ లెక్క ఉంటాయి గదా! గాలిపటాల గేమ్‌లో.
అది. అవును. అవును, అవును. అవును. నేను ట్రై చేసేదాన్ని గానీ నా గాలిపటం అయితే ఎప్పుడు ఎగరలేదు. పక్కోళ్ళదెగిరేది ఇంక నాకు కోపమొచ్చేసి ఏం జేసేదాన్నంటే యెళ్లి కత్తిరించేసేదాన్ని. వాళ్ళు పెద్ద దారం కట్టుకుంటారు గదా! కత్తిరించి మెల్లిగింకా అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయేదాన్ని. అంటే ఆ! అంటే నా గాలిపటం ఎగరట్లే గదా! ఈళ్ళదెందుకు ఎగరడం అని జెప్పి అన్నీ ఇంకా సాడిస్ట్ పనుల్లో ఆనందం మరసలు మామూలుగానే ఉండదు.
<giggles> <chuckles> ఆ! తెలీకుండా ఇంటికెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. హ్మ్. <laughs> ఆ! అలా చిలిపి చిలిపిగా ఆడుకునేవాళ్ళనమాట.
ఆ! మళ్ళీ అడిగేవారు. ఎవరు చేసారు ఇలాగంటే? ఏమో నాకేం తెలీదు. నన్నెందుకడుగుతారు? నేనెందుకు? నాకేం తెలీదు.
హ్మ్. హ్మ్. రివర్స్‌లో మీరే అడిగేవాళ్ళా? అయ్యయ్యో! మీ గాలి పటం పోయిందే అని. <laughs>
ఆ! ఆ! అంటే లేదు. లేదు. ఇలా అడగడం అప్పుడికి అంత జ్ఞానం లేదు గాని చేసి చేయలేదని చెప్పడం వరకే ఉండేది.
ఆ! ఆ! ఆ! ఓహోహోహో! చాలా బాగా పంచుకున్నారండి. మీ చిన్నప్పటికి జ్ఞాపకాలు గానీ చిన్నప్పటి ఆటలు గానీ. <chuckles> ఆ! ఆ! <chuckles>
హ్మ్. హ్మ్. థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను కూడా అన్నీ మళ్ళీ తలచుకొని మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీ నాకు కూడా.
హ్మ్. నాకు కూడా అండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.

అవునండి. నిజంగా. అసలు ఇంకా మేము ఈవెనింగ్ అయ్యేసరికీ మా గ్యాంగ్ ఉంటది కదా! మా గ్యాంగందరం వెళ్లి ఆహ్, ప్రతి ఇంటి గెడలు ఉంటాయి గదండీ! బయట గెడలు కొట్టేసి పారిపోవడం, గెడ కొట్టడం పారిపోవడం. లేదంటే ఇంటి ముందు వాళ్ళకి కొలైలు ఉంటాయనమాట. కొలైలు విప్పేసి గిన్నెలక్కడ ఏవైనా ఉంటే పడేసి, సౌ అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి మేము పారిపోతే అదొక ఆనందమది మామూల అది మామూల్ అంటే <giggles>
హ్మ్. ఆ! ఆ! ఆ! <laughs> ఆ! ఆ! <giggles> ఆనందం. అ అప్పట్లోనే కొంచెం స్యాడిజం జూయించుకునేవాళ్ళన్నమాట.
ఆ! ఆ! అది కొద్దిగా <smacks lips> మనకి అదానందం. అంటే వాళ్ళు కంగారు పడి వెంటనే బయటికొస్తారు గదా! మేమేమో పారిపోతూ ఉంటాం. ఇదే ఆటింక. సాయంత్రం 5:30 ఆ! మరి. కొంచెం చీకటి పడాలి.
హ్మ్. హ్మ్. ఆ! <giggles> ఇంకా రోజు అంటే హ్మ్. రోజు అంటే స్కూలుంటదండి. సడన్‌గా వేసవి సెలవులొస్తే చాలా రోజులు హాలిడేసొస్తాయి కదా! అప్పుడు ఇంకా చాలా ఆటలు పుట్టుకొస్తూ ఉంటాయి. అప్పుడు రోజు ఆడుకునే ఆ హ్మ్.
హ్మ్. అవు అవును. ఇంకసలు మామూలు కాదు. కూర్చొని, పడుకొని, నించొని. ఇంక అంతా దొర్లడమే దొర్లడం పని ఇంకసలు. ఇంటికి ఎవరైనా <smacks lips> మనుషులొస్తే ఆ టైంలో వెళ్ళడం అవ్వదు గదా! చుట్టాలు ఒచ్చినప్పుడు బలవంతంగా బంధించేసేవారు. "ఆ! ఉండు వాళ్ళొచ్చారు ఎక్కడికెళ్ళిపోతావు?" అని చెప్పి ఆ టైంలో తప్పితే, మిగిలిన టైంలో ఇంకసలు ఎక్కువ ఈ కలర్, కలర్ వాట్ కలర్ అని చెప్పి ఒక గేముంటది. ఆ! కలరొకళ్ళు చెప్తే దాన్ని బట్టి వెతకడం. ఆ! ఇంకా ఆ! అదొకటి. ఇంకా దాగుడు మూతలు కూడా చాలా ఎక్కువ ఆడుకోవడం, ఇంకా వీప ఒంచి కొడతా ఉంటారు కదా! కొట్టి ఎవరు కొట్టారో చెప్పండి అని చెప్పి ఈ ఆటలు.
<laughs> <chuckles> ఆ! ఆహ్, ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ కలరంటు త్‌ కోవాలి. ఆ కలర్ ముట్టుకోవాలి. ఆ! ఆహ్, ఆ! ఆ, ఆ! ఓకే.
అసల ఒకటని కాదు ఎన్నీ ఆటలో, ఎంతమంది ఫ్రెండ్సుండేవారో. ఇప్పుడు ఫ్రెండ్సు తక్కువ, ఆటలు తక్కువ అన్నీ
ఎ ఆ ఆటల్లో లీడర్‌గా మీరే ఉండేవాళ్ళా? ఎవరో ఒకళ్ళు లీడర్ ఉంటారు గదా!
లీడరా! మేము